ప్రతి ఒక్కరి జీవితంలో డిజిటల్ మీడియా అనేది, చాలా ఎక్కువ ప్రభావం చూపుతుందండి. ఎందుకంటే డిజిటల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగస్వామ్యం అయిపోయిందండి. ఎందుకంటే ఈ డిజిటల్ మీడియా వల్ల అనర్థాలు ఉన్నాయి అండీ, మంచి ఉంది. తెలియనిది, సులువుగా తెలుసుకోవాల్సి వస్తుంది. బాగుందండి. అది దీంట్లో ఉండిపోయి ఏది నిజమో, ఏది అబద్ధమో, తెలుసుకోవడం కూడా చాలా మంది సతమతం అవుతూ ఉన్నారండి. వీడు చెప్పేది ఒకలాగా ఉంటది. ఇంకొకళ్ళు చెప్పేది ఒకలాగా ఉంటది అండీ. ఏది నమ్మాలో మనకు తెలియకుండానే ఉంటన్నయండి. అంతలాగా అయిపోయిందండి ఇప్పుడు ప్రపంచం అండి. అయితే ఈ డిజిటిల క్రియేటివిటీ‌లో కొంతమంది క్రియేటివిటీ కూడా ఎంత బాగా చేస్తారంటండి అసల, అక్కడ నిజంగా జరగలేనిది కూడా జరిగింది, ఇగో ఇలాగే జరిగిందని కూడా చూపించేస్తారండి. అంతలాగా ఉందండి. అయితే ఈ క్రియేటివిటీ‌ని మీలో ఎంత ప్రభావితం చేసింది? మీ అనుభవాలు, మీ చూచనలు ఏవైనా ఉంటే మాతో పంచుకోగలరా?
కంపల్సరీ అండి. మీకు ఆహ్, నేను అంటే డి నేను దీనికి చాలా ఆహ్, టటు ఆహ్, మంచి ప్రశ్న అడిగారండి నన్ను. ఎందుకంటే డిజిటల్ మీడియాని క్రియేటివిటీని ఎలా ప్రభావితం చేస్తుంది అన్న ప్రశ్నకు గాను నేను ఆహ్, చాలా అంటే ఆహ్, నాకున్న పర్సనల్ ఎక్స్‌పీరియన్సే చెప్పగలుగుతానండి.
ఓకే. ఓకే. చెప్పండి, చెప్పండి.
ఆ! ఎందుకంటే, ఆహ్, అసలు ఈ రోజుల్లో ఒక మీడియా వచ్చింది అంటే ఇంతకు ముందు మీ అసలు మా న సాధారణంగా మనం మీడియా అనుకున్నప్పుడు అదొక ఆహ్, ఒక ఒక వి ఒక పర్పస్ ఆఫ్ ఆహ్, మోడ్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ అండి. అంటే మనం పాతకాలంలో ఆ పంచాయతీ, ఆహ్, అంటే మునిసిపాలిటీలో ఒక డప్పు కొట్టుకుంటా వచ్చి ఇన్‌ఫర్మేషన్ ఇచ్చాడు. అంటే మన ఫస్ట్ మీడియా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. <chuckles> ఆ! ఊర్లో డప్పు‌లు కొట్టి ఆహ్, అంటే ఏదైనా ఇన్‌ఫర్మేషన్ ఉంటే అట్లా పాస్ చేసేవాళ్ళు. సో, దాని తరువాతకి మెల్ల, మెల్ల, మెల్ల, మెల్లగా ఆహ్, దూరవాణి, కరవాణి చ ఇవన్నీ ఆహ్, వచ్చిన తరువాతకి
అవునండి. అవును. అవునండి. అవును. అవునండి. అవును. అవునండి. అవును. మీరు ఉ పాత కాలం అంటే గుర్తొచ్చిందండి. ఈ డప్పు కొట్టుకోవడం అన్నది మీరు ఆయన కొట్టి ఎళ్ళే వరకు ఉ ఆయనతో కూడా తిరిగేసిన సందర్భాలు ఏవైన ఉన్నాయండి? <giggles>
ఆహ్, అంటే ఆ సందర్భాల్లో లేదండి. ఎందుకంటే, వచ్చి అసలు ఆ ఆ మనిషి ఫాస్ట్ అసలు ఫుల్ ఫాస్ట్‌గ ఎళ్ళిపోతాడు. వస్తడు, చెప్తడు, ఎళ్ళిపోతాడు. అంటే చూషి ఆ! అర్ద అర్థం కాకపోయేది ఏం చెప్పిండో. ఎందుకంటే ఆహ్, ఆహ్, అంత అంత చిన్న ఏజ్‌లో ఉండే నేను. తర్వాతకి <giggles> నాకు అర్థం అయి అవ్వడం అవ్వకపోయేది అది. సో, అది అంటే ఒక ఏదైనా జరుగుతుంది. పలానా వస్తుంది. ఆ! ఊర్లో ఇది జరుగుతుంది అనేసి ఆహ్, చెప్పేషి వెళ్ళిపోయాడు. అంటే <smacks lips> అంటే నా లైఫ్‌లో అదొకటి గుర్తున్నది. అంటే నా ఏజ్ ప్రకారము. <chuckles> సో, ఆక్ అంటే అక్కడి నుంచి డిజిటల్ మీడియా అంటే నార్మల్‌గా మీడియా అనేది స్టార్ట్ అయింది. తర్వాతకి <sniffs> రోజులు గడుస్తున్న కొద్ది, సిస్ట్ ఆహ్, అన్ని అంటే ఆహ్, ఆధునికత ఆహ్, ఆధునీకరణ అవుతున్న కొద్ది ఈ రోజులు ఆహ్, డిజిటల్‌లోకి మన ఏదైతే మీడియా ఆహ్, డిజిటల్‌లోకి కన్వర్ట్ అయిపోయింది. సో, అట్లా మన డిజిటల్ మీడియా వచ్చింది. కానీ దీన్ని ఆ డిజిటల్ మీడియాని వచ్చిన తరువాతికి ఆహ్, క్రియేటివిటీ గాని ఇ మనకి ఆ! చూపించడం స్టార్ట్ అయిపోయింది. ఎట్లా అంటే
ఓకే, ఓకే. ఓహ్! ఓకే. ఓకే, ఓకే, ఓకే. ఓకే. ఓకే. అవునండీ. అవును.
ఆహ్, డిజిటల్ మీడియాలో రకరకాలుగా ఉన్నాయండి. అంటే ఆహ్, మనం చూసుకోవచ్చు. అంటే ఆ డిజిటల్ మీడియా‌లో ఆహ్, ఒక్క
మీరు అయ్ ఇప్పుడు, ఇప్పుడు ఉన్న కాలంలో అయితే ఈ డిజిటల్ మీడియా అండి ఆహ్, న్యూస్ చూసుకోండి
అవునవును.
ఇప్పుడు వార్తలు గాని, ఇయన్నీ చూస్తే దీన్ని మీరు ఏ విధంగా ప్రభావితం చేస్తుం‌దో చెప్పగలరా?
షూర్ అండి. ఇంతకు ముందు మనం అంటే, వ డి అంటే డిజిటల్ మీడియాలో వచ్చే న్యూస్ కాని, రోజుకి మనం మూడు సార్లు అందేది ఇంతకుముందు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఇప్పుడు అట్లా కాదు. 24 అవర్స్ వస్తుంది. అంటే, అది క్రియేటివిటీ.
అవునండి. ఓకే.
అంటే, ఒక ఈ న్యూసు ఇంత వరకే వచ్చేది ఒక, అంటే హాఫ్ ఏన్ అవర్ టు 45 మినిట్స్, మ్యాక్సిమమ్ హా 1 అవరు న్యూసొచ్చేది పర్ డే.
అవునండి. అవును.
చూసుకుంటే. ఎందుకంటే, మగ అడ్వర్టైజ్మెంట్‌లు అవన్నీ ఇవన్నీ వచ్చేది కాబట్టి. డైలీ మొత్తం పోని ఫర్ 1 అవర్‌ వచ్చేది. 1 అవర్‌లో ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చెయ్యాలో, అంతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంతే. ఏంటంటే లోతుగా వెళ్ళేవారు కాదు. అంటే, పైన ఒక ఆహ్, ఆహ్, ఆహ్, ప్రధానమంత్రి వచ్చిండు, వెళ్ళిపోయిండు అంతే చదివేవారు. <chuckles> సో, అసలేం చేసిం‌డనేది ఇప్పుడున్న పరిస్థితులలో అంటే
అవునండి. అవును. అవునండి. అప్పుడు ప్ ఇది ఎలాగంటే అండి ప్రధానమంత్రి ఇలా వచ్చాడు, ఆ నీళ్ళు తాగాడు, అలాగే ఇక్కడ చెయ్యి పైకి లేపాడు, కిందకి దించాడు.
ఆ! ఇంటే ఇ ఇలా ఉం అంటే ఇప్పుడు అంటే లోతుగా వెళ్తున్నారు. అంటే ప ఏం చేస్తున్నారు? ఇప్పుడు పర్సనల్‌గా నేను చూడండి. ఆహ్, నేనే ఆహ్, ఒక ఆహ్, ఒక మీడియా అయిపోయినాను. అంటే ఇప్పుడు నేను మా ఇంటికాడ ఆహ్, చిన్న ఏదన్నా జరిగింది అంటే, ఒక ఆహ్, ఇష్యూ జరిగిందనుకోండి. నేను ఆహ్, పర్సనల్‌గా నేను వాట్సాప్‌లో, ఆహ్, స్టేటస్ పెట్టుకుంటాం. సో, అది కూడా ఒక మీడియా‌నే. అది క్రియేటివిటీ.
ఓకే. ఓకే. అవునండి.
<smacks lips> అంటే నాకు అనిపించింది అట్లా ఆహ్, ఓకే. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ క్రియేటివిటీ. నేను ఆహ్, రోడ్ మీద వెళ్తున్నప్పుడు, నేను నాకు జరిగిన పర్సనల్‌గా వ గోవ అక్కడ గుంటలు ఉండడం వల్ల రోడ్ మీద కింద పడ్డను నేను. కింద పడ్డప్పుడు దాన్ని నేను హైలైట్ చేసి, తి ఆ నా చెప్పినప్పుడు ము ముంజు ఆహ్, గ అక్కడ ఉన్న హ్మ్. ప్రభుత్వాలు చూసేసి దాన్ని చేయడము. అంటే, నాకు డిజిటల్ మీడియా క్రియేటివిటీ అంటే అండి, అసలు క్రియేటివిటీ లేకుండా అసలు <chuckles> ఆ ఈ మీడియా‌ని వర్క్ చేయడం చాలా కష్టమండి. ఎందుకంటే, దీనికి ఆహ్, ఒక బౌండరీస్ ఉంటయి. <smacks lips> అంటే ఇప్పుడు ఆహ్, ప్రతి వారికి ఒక బౌండరీ కావాలి. ఎందుకంటే, మనము ఈ రోజులలో ఇష్టమొచ్చినట్టు ఇన్ఫర్మేషన్ చెప్పడానికి లేదు. దానికి కూడా ఒక బౌండరీ కావాలి. అంటే, ఇప్పుడు ఆహ్, ఎంత క్రియేటివిటీ ఉన్నా, ఏం చేసినా గాని, బౌండరీ అనేది కంపల్సరీ. ఇప్పుడు లేకుంటే, ఇష్టమొచ్చినట్టు మాటాడే‌తట్టిప్పుడు మనకి వాక్‌స‌త్ చ ఆ వాకు స్వాతంత్రం ఎంత ఇంపార్టెం‌టో, డిజిటల్ కంటెంట్‌ని చూయించేటప్పుడు గాని, వినిపించేటప్పుడు గాని వాళ్ళకి కూడా ఒక బౌండరీస్ అవసరం అని అనుకుంటాను.
అవును. ఓకే. ప్రభుత్వాలు సరిగ్గా చేయట్లేదని. ఓకే. యె ఓకే. అవునండి. అవునం అవునండి. అవునండి. అవునవును. అయితే మీరు ఇప్పుడు చూడండి, ఒకప్పుడు వార్తలు చూస్తే ఇది నిజము అనిపిచ్చేదండి మనకి వాళ్ళు చెప్పేది. ఇప్పుడున్న కాలంలో ఇ నమ్మాలా లేదా? మీరు ఈ దీన్ని ఎలా చూస్తారు? రోజు చూసేది. మీరు ఏంటన్నది ఏమైనా చెప్పగలరా?
అవునవునండి. ష్యూర్ అండి. చెప్తా‌ అండీ ఎందుకంటే ఆహ్, మనం డైలీ చూసే న్యూస్, వినే న్యూస్, మనం ఏదైతే ఉన్నదో అది ఆహ్, మనము ఆహ్, నిజమా? అబద్దమా? అని చెప్పేదప్పుడు దాన్ని డబుల్ క్రాస్ చేసుకుంటున్నాం. ఎందుకంటే, ఒక్కటిసారి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే, ప్రతి దాంట్లో వస్తది అని అర్థం. రియల్ అయితే. అది ఫేక్ న్యూస్ అయితే ఒక్క దాం దాంట్లో వస్తది.
అవును. అవునండి. అవునండి. అవును.
ఎందుకంటే, అది వాడు ఎక్స్‌క్లూజివ్‌గా చెప్పాలనుకున్నది చెప్పిండు. ఇప్పుడు మనకి పర్సనల్‌గా కూడా నేను ఒకటి చెప్తున్నా అండి. నేను ఒక ఆహ్, చిలక జోష్యం చెప్తున్నా. <chuckles> ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అది రియల్‌గా చెప్పాలంటే నేను చెప్పేది నిజమా? అబద్దమా? అని నాకు తెలుసు.
ఓకే. <chuckles> అవునండి.
సో, మీకు తెలవదు కదండీ! సో, ఆ విధంగా కూడా డిజిటల్ ఆహ్, విద్ దాన్ని ఉపయోగించుకొని ఆ న్యూస్‌ని అనేది ఆ ఎంత అంత దాంట్లో మనం అడ్వర్‌టై‌స్‌మెంట్స్ చేయొచ్చు. ఆహ్, లేదంటే, న్యూస్‌ని అంటే అడ్వర్‌టై‌స్‌మెంట్ ఈస్ నథింగ్ బట్, ఏందంటే, మనకున్నదాన్ని మనము బ జనాలకి ఆ రీచ్ అయ్యేదాక దానికి తెలియజేయడమే అడ్వర్‌టై‌స్‌మెంట్ అని అంటే. అవును. సో, ఈ
అవును. అవును. అవును. అవునండి. అవునండి. అయితే మీరు ఇక్కడ చూస్తే ఈ డిజిటల్ మీడియాలోనండి. ఇప్పుడు షో‌లు ఉంటాయండి. ఏంటంటే, కూర్చోబెట్టి మాట్లాడించడం అంటే, ఇవి ప్రజలకు ఉపయోగపడేది అంటారా? వాళ్ళు టీఆర్పీ రేట్ పెంచుకోవడానికి వాళ్ళ ప్రాఫిట్‌ల కోసం అంటారా?
డిబేట్ అండి. అంటే డెబ్ డిబేట్ చేయడం వల్ల ఏమైతుంది అంటే ఆహ్, ఒక న్యూస్ చానెల్ వాళ్ళు డిబేట్ చేస్తే ఏమైతది అంటే దాంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకు అంటే, ఇప్పుడు అదీ ఒక రకంగా చెప్పాలంటే ఆహ్, ఒక సమాజంలో ఒక సోషల్ వర్కర్స్‌ గాని లేకపోతే ఆహ్, ఒక ఒక ఒక వర్గానికి సంబంధించిన ఇన్ఫర్ యా ఆహ్, పీపుల్ వాళ్ళు‌ గాని లేకపోతే ఒక టాపిక్ మీద మాట్లాడడానికి వాళ్ళు దానికి సరియై‌న పర్సన్స్ ఆహ్, ప్ర ప్రాపర్ పర్సన్స్ మాట్లాడుతుర్రు. ఒక ఒక అంటే, అపోజిట్ పర్సన్ న న డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆ‌ఫ్ పర్సన్స్ తీసుకొచ్చేసి అక్కడ మాట్లాడుతూ ఉంటారు. సో, దాని వల్ల జనాలకి ఒక పిక్చర్ క్లారిటీ వచ్చేస్తది. అంతకు మించి ఇంకేమి లేదండి. ఇప్పుడు న్యూస్ ఏందంటే, ఉన్నదాన్ని చదువుతారు. కానీ వీళ్ళు ఆ ఉన్నదాన్ని డిస్కస్ చేస్తారు. సో, ఇది టైప్ ఆ‌ఫ్ దాన్ని వేరు అంటే దాని వల్ల జనాలకు లాభమా, నష్టమా అంటే మనం రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటదండి. ఇప్పుడు ఈ మనం ఒక వర్గానికి చెందిన వారమైతే మనము ఒక రకంగా వి రిసీవ్ చేసుకుంటాము. ఆహ్, అయితే అది మనం తప్ప, రైటా అన్న‌ది కూడా ఈ డిబేట్‌లలో కొన్నిసార్లు మనకి అడ్వాంటేజ్ జరుగుతాయి. కొన్ని సార్లు డిస డిసాడ్వాంటేజస్ కూడా జరుగుతాయండి.
ఓకే. ఓకే. ఓకే. అవునండి. ఓకే. ఓకే. అయితే ఇక్కడ అండి ఇప్పుడు చూస్తే దీంట్లో మనం స్పెండ్ చేసే టైమ్ ఉంది కదండీ!
హ్మ్.
దాన్ని ఏ విధంగా చూడాలి అంటారు మనం?
అవును. ఒకటండి ఆహ్, ఇప్పుడు మనకి ఇప్పుడు మనం ఒక వర్క్ చేస్తున్నాం అనుకోండి. మనము న్యూస్ చానెల్స్ చూడము. ఆ! బ్యాక్‌గ్రౌండు మ్యూజిక్ ఉండదు. పాటలుండవు. ఇది అది ఖాళీ సమయంలో జరిగేది. సో, ఇప్పుడు దేశంలో ఒక ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ఒక హ్మ్, సంఘటన జరిగింది. మనం వ వర్క్ వదిలేసి న్యూస్ చూస్తూ ఉంటాం. ఎందుకంటే, అది ఏ ఇంపార్టెంటో అని జెప్పేసి. సో, మ ఇంపార్టెన్సీని బట్టి మనము న్యూస్‌ని కవర్ <chuckles> జేయడమే ఏంది. ఇది టైం అనేది ఆహ్, నడుస్తూనే ఉంటుంది. కానీ ఇన్ని చానెల్స్ ఉన్నాయి మన దగ్గర. ఎంతో చాలా ఉన్నది. కానీ, ఇన్ఫర్మేషన్ చాలా దగ్గరికి అయిపోయిందంటే, నేను ఈ విషయంలో అయితే చాలా హ్యాపీ. ఎందుకంటే, ఇంతకు ముందు నేను డైలీ మార్నింగ్ మిస్ అయిపోయిన అంటే, మళ్ళ మధ్యాహ్నం ఆ న్యూస్ రాదు. వేరే న్యూస్ వస్తది న ఇంతకు ముందు. ఇప్పుడు అట్లా గాదు. మనకి డేలో ఆహ్, ఏ ఏ టైంకి పెట్టినా గాని మనకు ఇన్ఫర్మేషన్ ఆహ్, ఫేక్ ఇన్ఫర్మేషన్ రాకుండా, న్యూస్‌ని అరికట్టడము. లేకపోతే క రకరకాలుగా ఆహ్, దాన్ని అంటే ఈ ఓహ్! దీన్ని ఏమంటారంటే, యాక్చువల్‌గా చెప్పాలంటే, ఇది క్రియేటివిటీ అండి. అంటే దీని వచ్చిన ఆహ్, క్రియేటివిటీ అనొచ్చు లేకపోతే, రివల్యూషన్ కూడా అనొచ్చు ఈ న్యూస్ రివల్యూషన్ గూడా అనొచ్చు.
ఓకే. అవునండి. అవును. అవునండి. అవునండి. ఓకే. ఓకే. ఓకే, ఓకే. అయితే ఇక్కడ మీరు చెప్తున్నారు కదండీ. క్రియేటివిటీ, రివల్యూషన్ అని చెప్తున్నారు కదా! మీకు అందుబాటులో ఉంది ఎప్పుడైనా చూడొచ్చు అని చెప్తున్నారు. దీని అందుబాటులో ఉందని ఎక్కువ శాతం కూర్చుంటున్నారండి, దాన్ని బట్టి ఏమంటారు మీరు?
ఓకే అండి. అంటే ఆహ్, ఇప్పుడు మనకు ము కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా కూర్చోడమే గదండీ. ఇప్పుడు నాకు ఎక్కువ సేపు కూర్చున్నారు అంటే ఇప్పుడు ఆహ్, ఒక, ఒక ఏమంటారు కన్సర్డ్‌గా ఒక మూవీ చూస్తే ఆహ్, దాని వల్ల జరిగేది సంతోషము లేకపోతే ఆ క్యారెక్టర్ లిమిడి ఇమిడిపోయి దాన్నీ కొంచెం టైమ్ పాస్ జేయడమే. కానీ న్యూస్ అట్లా కాదండీ. న్యూస్ చూస్తే మనం టైమ్ పాస్ చేయలేం. ఇన్ఫర్మేషన్ గ్యా‌ధర్ జేస్తా‌ను. ఎందుకంటే ఈ పొ పోటీ ప్రపంచంలో మనం తెలుసుకోవాల్సింది చాలై మనము ఇంట్లో కూచోనేసి బయటేం జరుగుతుందని తెలుసుకోవడము అనేది చాలా ఈ అహ్, సింపుల్ అయిపోయింది. ఈద సులభతరమైపోయింది.
అవునండి. అవును. అహ్, అవునండి. అవును. అది మట్టికీ అవునండి. అయితే మీరు కొంచెం పాజిటివ్‌గానే చెప్తున్నారు. ఆహ్, అయితే ఈ పాజిటివ్‌లోనే అహ్, ఇంకా ఇంకేంటి మనకి ఉపయోగాలున్నాయంటారు?
దీంట్లో చ అంటే ఒక్కటే గాదండి. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఆహ్, ఎంతవరకు అంటే ఒక ఆహ్, న్యూస్ ఒక ఆహ్, ర రకరకాలుగా జరిగేది. మీడియా అంటే న్యూస్ ఒక్కటే గాదండి డిజిటల్ మీడియా అంటే. ఆహ్, మనకి ఆహ్, వెదర్ ఫోర్‌కాస్టింగ్ డిజిటల్ మీడియా‌నే ఆ! ఆహ్, ఇంకా ఈ సోషల్ యాక్టివిటీస్‌లో జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా ఆహ్, ఆహ్, హ్మ్ మీడియాదే. ఆ! ఇంకా డిజిటల్ మీడియా క్రియేటివిటీ అంటే ఇప్పుడు మూవీస్ కూడా నాకు దెలిషి దాంట్లో నుంచికె దాంట్లోనికే వస్తాయి. ఆహ్, హ్మ్. <chuckles> ఇది
ఓకే. ఓకే. అవునండి. ఓకే. అయితే ఇప్పుడు ఓకే అండి. మీరు ఇలాగ అన్ని బానే చెప్తున్నారు. ఇది మనుషుల జీవితం పై ఎంత ప్రభావం చూపుతుందంటారు?
100% అండి. అది 100% ప్రభావం చూపుతది. ఎందుకంటే అది మంచిగానా? చెడుగానా? అనేది మనం రిసీవ్ చేసుకునే దాని మీద ఉంటది. ప్లస్సు ఆహ్, కంటెంట్‌ని బట్టి కూడా మనకి ఆహ్, ప్రభావం చూపుతది. ఇప్పుడు చూడండి, మీడియా ఆహ్, ఇప్పుడు ఒక అమ్మాయి ఆమ్ ఏదన్నా ఆహ్, జస్ట్ ఇన్ కేస్ ఏదైనా అయింది అనుకోండి. దాని గురించి చా తొందరగా వ్యాప్తి చెంది, అది, అది మైనస్ అవ్వచ్చు, ప్లస్ అవ్వచ్చు. సో, ఆ విధంగా చూసుకుంటే అండి, నా అంటే, జనరల్‌గా మాకు అంటే, డిజిటల్ మీడియా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. నేను నాకు ఒక మెసేజొచ్చింది. ఏమని అంటే, ఆహ్, "మీరు లక్కీ లాంటరీ గెలుచుకున్నారు" అని చెప్పేసి. <chuckles> మా మా ఫ్రెండూ, మా ఫ్రెండూ, నా ఫ్రెండూ పంపించిందండి గాడు. ఆ! అవి అదేంది అంటే, హ్యాకయిపోతాము. సో, అది ము టచ్ చేస్తే మనం హ్యాకయిపోతాము. మన ఇన్ఫర్మేషన్ ఎళ్ళిపోతుంది. సో, అది దాని గురించి చాలా అవేర్నెస్సుండాలండి. సో, అది అ అది చెప్పడానికి గూడా మన డిజిటల్ మీడియానే కావాలి. ఇది చెయ్యొద్దు అని. ఓకే, దీంట్లో నష్టాలున్నాయి, లాభాలున్నాయి. అది మనకి ఎలా ప్రభావితం చేస్తుంది అంటే, 2 రకాలుగా ప్రభావితం చేస్తుంది. నాకు నచ్చిందయితే అడ్వాంటేజెస్‌ని ఉపయోగించుకోవడం మంచిది. దాన్ని ఏదైనా అండి, మనకి మనము ఆహ్, ఒక, ఒక కత్తిని ఆహ్, కూరగాయలు తరగడానికి లేకపోతే మనం ఇంట్లో పని చేసుకోడానికి వాడుకుంటే ఓకే. అది వేరే రకంగా వాడితే అది వేరే రకంగా పోతుంది. సో, ఆ! విధంగానే డిజిటల్ మీడియా కూడా దాన్ని క్రియేటివిటీగా, ఆహ్, తీర్చిదిద్దుతున్న ప్రతి ఒక్కరికి నేను విన్నపించుకునేది ఏంటంటే, 100% అది ప్రోపర్‌గా జెన్యూన్‌గా ఏదైతే ఆహ్, సమాజానికి ఉపయోగపడేలాగా దాన్ని వాడి, దాన్ని ఒక ఏదైతే ఆహ్, ఒక మంచికి, మంచి పనికి హ్మ్, అందరికి ఉపయోగపడేలా దాన్ని ఆహ్, అంటే అది మె మెంటల్‌గా గాని, లేకపోతే ఫిజికల్‌గా గాని, లేదా సామాజిక పరంగా గాని, అందరికి ఉపయోగపడేలా చేస్తే చాలా, చాలా మంచి ఆహ్, ఉపయోగకరంగా ఉంటుందండి. అనేది నా అభిప్రాయం అది.
ఓకే. ఓకే. <laughs> అవునండి. అవునండి. అవును. అవునండి. <laughs> అవునండి. ఓకే. అవునండి ఓకే. ఓకే. ఓకే. అవునండీ. అవును. అవునండి. అవునవును. అయితే మీరు ఇలా డిజిటల్ మీడియా మీరు ఉదాహరణిచ్చారు. ఒకప్పుడు నేను ఈ డిజిటల్ మీడియాలో ఒక మెసేజొస్తే 20, 20,00,000 లాటరీ తగిలేదంటే నేను మోసపోయానండి. కానీ కొంచెం, కొంచెం అవేర్నెస్సొచ్చిందండి నాకు. మోసపోలేదు డబ్బులు కట్టమన్నారు 20,00,000 కావాలని నేను కట్టలేదు, తెలుసుకున్నాను. అదే మీరు ఏదైతే ఉదాహరణ ఇచ్చారో, ఆ ఉదాహరణ నా జీవితంలో జరిగింది ఆహ్, <chuckles> నేను చెప్తున్నాను హ్మ్. అయితే ఇజ్ డిజిటల్ మీడియా క్రియేటివిటీ ఎలా ప్రభావం చూపుతుందన్న దాని గురించి మీరు చాలా బా చెప్పారండి. అయితే మీరు అనుభవాలు, మీ విషయాలు, అన్నిటి గురించి చాలా బాగా చెప్పారు. మీతో మాట్లాడడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని విషయాలు అయితే, మీరు పంచుకున్న విధానం గాని, ఎక్కువ మీరు పాజిటివ్ గానే ఎక్కువ చూసిపిచ్చారు. <sniffs> అయితే మళ్ళీ అవకాశం ఉంటే త్వరలో మళ్ళీ మాట్లాడుకుందాం అండి. ధన్యవాదాలు అండి.
<chuckles> అవునాండి. అయ్యో! ఓకే. ఓకే. ఓకే. మీతో మాట్లాడడంగూడా చాలా మంచిగా అనిపించిందండి. ధన్యవాదాలండి.